హ్మ్. మీరు సిక్స్థ్ క్లాస్‌లో అట్లాగా వెళ్ళి ఆహ్, వెళ్ళాను సినిమాలకి అనన్నారు కదా! అలాంటప్పుడు మరి మీ కుటుంబంలో కానీ ఎవరు మిమ్మల్ని ఏవి అనలేదా? అంటే, ఆ టైంలో సినిమాలంటే ఏదో ఒకటి అంటూ ఉంటారు గదా ఖచ్చితంగా.
అవునండి. ఆ! అవునండి. అంటే, ఆ సినిమా ఆ టైంలో సినిమాలు చూసి ఇలా పాడవడం. ఇలాగ ఇలాంటియి చెయ్యడం. అంటే, మనం చిన్నప్పుడేంటంటే, సినిమాల్లో జూసి అయ్యే ఒచ్చి ఇంటికాడ చెయడం గానీ, లేదంటే మన చుట్టాల దగ్గర చెయనీ గానీ చేస్తా ఉంటాం గదండీ.
చెయ్ <chuckles> అదే కదా! అవును. అది మనం గూడా హీరో‌ల్లాగా ఫీలయితూ ఉంటాము.
ఆ! అవునండి. ఆహ్, ఫ ఎగ్జ్
అలాంటియి మీరేవన్నా చేసారా ఇంట్లో?
ఆ! చేశానండి. అంటే, 'శివ' సినిమా చూసి, సేమ్ నాకు కూడా అలాగే నాకు ఆహ్, జుట్టు కత్తిరించడం అలాగే కావాలని చెప్పి ఇంట్లో గొడవ పెట్టానండి, ఏడుపు మొదలెట్టా. ఇంకా ఆళ్ళేం జేస్తారండి మనం ఏడిత్తే.
<chuckles> హుహు. ఓకే. <laughs> అనేవాళ్ళు. అదే కదా! ఇప్పుడు అంతే జరుగుతుంది. పిల్లలు వాళ్ళు సాధిచ్చకోడానికి ఏడవడము, లేకపోతే ఇంకోటి ఇంకోటి చేస్తూ ఉంటున్నారు. ఇప్పుడొచ్చే సినిమాలు మీకెలా అనిపిస్తున్నాయి? అంటే, ఇదివరకు సినిమాలకి, ఇప్పటి సినిమాలకి, మీకేవన్నా తేడా ఉందా? మీకి ఎలా అనిపిస్తూ ఉన్నాయి అప్పటికి, ఇప్పటికి?
ఆ! అవును. అవునండి. హ్మ్. ఎందుకు లేదన్ ఎందుకు లేదండి, చాలా తేడా ఉందండి బాబు. అప్పట్లో సినిమాలంటే ఒక అర్థముండేదండి. అంటే, ఒకా దానికి ఒక మీనింగ్‌ఫుల్లుగా తీసేవారండి ఎప్పుడు కూడా. అంటే హ్మ్, దానికంటూ ఒక అర్థముండేది, చివరకొచ్చేసరికి దానికంటూ ఒక మోరల్ టైపు ఇచ్చేవారండి.
హుహు. హుహు. మోరల్ టైప్. ఓకే. మెసేజ్‌లాగా ఇచ్చేవాళ్ళు సినిమాలో.
ఆ! మెసే అవును. అవునండి. ఇప్పుడైతే ఏదో పేరుకన్నట్టుగా ఏవో సినిమాలు తీత్తున్నారు గానీ, ఎక్కువ డబ్బులు పెట్టేసి, లేదంటే ఎక్కువ టైం దీసుకొని సినిమాలు తీత్తున్నారు గానీ ఆహ్, అర్థమే ఉండట్లేదండి అంతలాగా.
హ్మ్. హుహు. హుహు. ఓకే. మీ
అలాగా సంవత్సరాలు గడిచిపోతున్నాయి.

అంటే చిన్నప్పుడు ఆరెంజ్ మూవీ ఐడియా ఉందా అండి మీకు? సినిమా?
ఆ! యెస్. యెస్. యెస్. అప్పట్లో ఎక్కలేదు గాని జనానికి ఇప్పుడు బాగా ఎక్కింది. <chuckles> ఓకె.
ఆ! అవునండి. అది చెప్పాలంటే అది ఫ్యూచరు, అదే భవిష్యత్తు కాలంలో జరిగే సినిమా అండి. కాపోతే ముందే తీయడం వల్ల అది అలా పోయిందండి. కాకపోతే దాంట్లో చాలా, చాలా మీనింగ్ ఉంటదీ, చాలా ప్రభావం ఉందండి ఇప్పటికి ఇప్పుడున్న
అవును. అప్పట్లో హ్మ్. హ్మ్. అంటే అప్ అది మీరు ఏ క్లాస్‌లో ఉన్నప్పుడొచ్చిందండి ఆరెంజ్ మూవీ?
నేను ఆరో తర నేను ఆహ్, ఏడో తరగ ఏడో తరగతి చదువుతున్నప్పుడనుకుంటా అండి ఒచ్చింది.
క్లాస్ ఆర్ కాలేజ్? ఓహో! అప్పుడే మీరు ఈ సినిమా చూసారన్నమాటయితే.
<chuckles> ఆ! చూసానండి.
ఓకె. ఓకె. హ్మ్. ఇప్పటికి చూస్తూ ఉంటారా? అంటే కొన్ని కొన్ని సార్లు అలాంటియి చూస్తూ ఉంటే మనకి పాత రోజులు గుర్తొస్తూ ఉంటాయి కదా!
చూడ్డం. చూసి అలాగ హ్మ్.
ఇప్పుటికీ ఆ మూవీ చూస్తూ ఉంటారా? మరి ఆరెంజ్ సినిమా మీరు?
ఆ! చూస్తానండి ఇప్పుడికే చాలానే ఒక 50 సార్లు చూసైనా ఉంటానండి. చెప్పాలంటే దగ్గర దగ్గరగా.
ఓహో! అయితే సినిమా మొత్తం పిండి కొట్టేసారన్నమాట హ్మ్. ఆ!
<chuckles> చాలా చాలా బా ఇష్టం అండి. అంటే అక్కడున్న చెప్పే ఒక్కొక్క మాట గాని ఒక్కొక్క డైలాగ్ గాని చాలా మీ అదే అర్ధ అర్ధమయ్యేలా ఉంటాయండి. అర్ధం అర్ధం గురయ్యేలా ఉంటాయి.
హుహు. ఓకె. హుహు. మీఫ్ మీ ఫేవరెట్ హీరో ఎవరండి?
ఒకటి హీరో అంటే సినిమా ఓచ్ అలాగా వయసు పెరిగే కొద్ది మారతా ఒచ్చారండి అలాగా. అప్పుడైతే ఆహ్, రామ్ చరణే అండి.
<chuckles> అంటే ఒకళ్ళుంటారు <laughs> ఓకె. ఇప్పుడెవరండి?
ఇప్పుడా అండి?
<giggles>
ఇప్పుడైతే అంతలా ఎవరూ లేరు గానీ అప్పట్లోనీ అప్పుడాయ అప్పుడా వయసులో అంటే సినిమాలంటే పిచ్చండి. ఇప్పుడు కొద్దిగా తగ్గిచ్చానంటే కొద్దిగా ఆహ్, బాధ్యతలు రావడం వల్ల.
ఓకె. ఓక్ అంటే ఇప్పుడు దేనివల్ల దగ్గిచ్చారు మీ అంటే, దేనివల్ల సమయం లేక తగ్గిచ్చారా? లేదు అంటే ఆహ్, ఇంకేం చూస్తాంలే అన్నట్టు దగ్గిచ్చారా? ఎట్లా?
అవునండి. సమ

అప్పట్లోనండి? అప్పట్లో సినిమాలంటారా?
అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నాకు ఈ సినిమా అంటే ఇష్టం. ఈ స్టోరీ అంటే ఇష్టం. ఈ పాటలంటే ఇష్టము. అట్లా ఏదైనా సినిమా ఉందా? అన్ని అన్ని విధాలుగా బాగున్న సినిమా?
ఒకా ఒక సినిమా ఉందండి 'నైన్‌టీన్ ఫార్టీ సెవెన్ ఈ లవ్ స్టోరీ' అని ఒక ము ఒక సినిమా ఉందండి.
ఓహో! అది స్టోరీ ఏమన్నా చెప్తారా మాకు? <giggles> అంటే నాకు తెలీదు స్టోరీ అందుకనే?
మనా హా! అది తమిళు తమిళ్ డైరెక్టరు తీసిన మూవీ అండి అది. 'ఆర్య' ఐడియా ఉన్నడా అండి మీకు ఆర్య తమిళు?
ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
ఆ! అతనదేనండి. మ అమీ జాక్సన్ ఏమో హీరోయిన్ అండి దాంట్లో.
ఓహ్! ఆహా! ఓకే. అంటే అది స్టోరీ దేని గురించుంటుంది?
స్టోరీ మాత్రం ఆ కథ అది మొత్తం అంతా ప్రేమ గురించే అండి. అంటే ఇప్పుడు ఒక ఒక బ్రిటిష్ అమ్మాయి, మన ఇండియన్ అబ్బాయనమాట.
హుహు. హుహు. ఓకే.
అప్పటి కాలంలో 1947 అదే 1947 ఆ సమయంలో వీళ్ళెలా ప్రేమించుకున్నారు. ఆ ప్రేమ నుంచి ఎలాగ...
హుహు.
ఎలాగ బయటికొచ్చారనేది మొత్తం అంతా కథ అండి. చాలా అంటే చాలా బాగుంటుందండి! కాకపోతే చివరికిద్దరు కలవలేరండి.
హ్మ్. ఓకే. ఓహో! చివరికి మాత్రం ఎండింగ్ అలా చేసారు.
అదే కొద్దిగా అవునండి. కొద్దిగా బాధాకరం అలాగుంటుంది కానీ చాలా బాగుంటుందండి కొద్దిగా
ఓహ్! <chuckles> ఆ!
ఆ! అస్ ఆహ్, కొద్దిగా కామెడీగా అన్నట్టు అలాగా మొత్తం సినిమా అంతా చాలా బాగుంటుందండి!
ఓకే. హ్మ్. హ్మ్. మీరు చూసినట్లయితే ఆ కాలంలో సినిమాలిష్టమా? ఈ కాలంలో సినిమాలిష్టమా? అలా ఆ మాటకొస్తే మీరప్పుడు చూసారు, ఇప్పుడు చూసారు గాబట్టి మీకొక ఐడియా ఉంటుంది. అప్పటియి బాగున్నాయంటారా? ఇప్పటికి బాగున్నాయంటారా సినిమాలు?
పార్ట్ అదే ఇంగా